'జిగేల్ రాణి' సాంగ్. <giggles>
ఏది <giggles> జిల్ జిల్ జిల్ జిల్ అదా?
జిగే యస్. యస్. అదే. అస్ యే సాంగ్ నాకు భలే ఫన్నీ అనిపిస్తదనమాట. ఎందుకంటే ఆమె ఏం జెప్తదంటే, ప్ర ఎవరికేం కావాలో అడగండిస్తా అంటది. తీరా వాళ్ళడిగినప్పుడు ఏమో! అది వేరే వాళ్ళకి రాసిచ్చాను. ఇవ్వను అన్నట్టు చేస్తా. భలే తెలివిగా జేస్తదన్నమాట! <giggles> అది బాగా నచ్చుతది.
ఓకే. ఓకే. ఓకే. ఆ! అదే సాకులు జెప్తా ఉంటారు. <giggles> అదే అంటే ఏదడిగినా కూడా ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుంచి తప్పిచ్చుకుంటున్నట్టుగా ఉంటుంది.
ఆ! అవును పాపం లాస్ట్‌లో వాళ్ళందరూ నేను అదిస్తా ఇదిస్తా అంటారు. <giggles>
ఓకే. <giggles> ఏది? ఏమన్నా పాడతారా ఒకసారి పాట ఏమన్నా?
గ అదా ఫస్ట్ ఏమొస్తది? జరగండి జరగండి గాదు. స్టార్టింగ్ ఏంటి?
అదే. అంటే ఈ వాళ్ళ ఇంట్రడక్షన్ ఒకటుంటది.
ఆ!
ఆ! ఏదంటే హ్మ్. నువ్వు వస్తున్నావు అని చెప్పేసి, అందరూ వచ్చారు ఎగేసుకుంటూ అన్నట్టుగా, ఒకా సెంటెన్స్ వస్తది. ఆ తర్వాత ఈ పాట వస్తది.
ఆ! నువ్వు ఓంది గల్ల చొక్కా అలా చూస్తున్నావు. <humming> టీటీన్ టీటీడడర్.
ఆ! అదే. అదే.
హ్మ్. ఏందది? <giggles>
యాహ్! యాహ్! అదే. <giggles> నువ్వేందయ్యా పూల చొక్కా గట్లా చూస్తున్నావు. <giggles>
<giggles> ఆ! దాని తర్వాత?
అదే ఉంది. ఇకా అందరి దగ్గరికి నేనే వస్తా. లాస్ట్‌లో అయితే ఇదే వస్తది. అందరి దగ్గరికి నేనే వస్తా. ఒపి అడిగింది నేనే ఇస్తా అని జెప్పి అవును.
ఆ! అడిగింది నేనే ఇస్తా. అప్పుడు మ్యూజిక్ వస్తది. టిన్ టిన్ టిన్ టిడిన్ టిడిన్ అనేది. ఆ! ఓ ముద్దు పెట్టవే జిగేలురాణి కన్నైనా కొట్టవే జిగేలురాణి. అప్పుడు ఆమె అంటది. ముద్దేమో మనసబకి ఇచ్చేసానే.
అవునవును. <giggles> అద్ది. సూపర్! <giggles> మనసబు గాదు మునసబు. <giggles>
అబ్బో! ఓకే! <giggles>
అంటే పంచాయతీ ప్రెసిడెంట్ సమ్‌థింగనమాట. <giggles> ఓకే.
<giggles> కన్నేమో కరణానికి కొట్టేసానే మళ్ళ అదే రిపీట్ అయితది. <sniffs> దాని తర్వాత ఆహ్, ఒక పరి వాటేస్తావా జిగేలు రాణి, కొత్త పెసిడెంటుకది రాసిచ్చానే బావుంటదది. <giggles>
ఆ! అయ్యో! <giggles> చాలా బావుంటది గదా! సరదా సరదాగా.
ఆ! అసలు చరణాలైతే ఇంగా నవ్వొస్తదనమాట. ఏదంటే ఆహ్, ఏదేదో ఉంటది జూడు నువ్వేసిన గాజులు ఆహ్, ఆహ్, ఏదది <smacks lips> అది సెంట్ అడగడం కావచ్చు. ఆమె గాజులు చప్పుడు విని చచ్చిపోతామంటారబ్బా!
ఏదండి? హ్మ్. హ్మ్.